మీ అందరూ ఓకే అన్నారు. మీ ఇష్టాన్ని అందరూ ఓకే చేసారు. మీ ఫాదర్ మా
ఆ! ఆ! అందరూ ఓకే చేసారు. ఈయన ఒక్కడే ఇలాగా ఈయన్ని వద్దని నేను ఎళ్ళలేను. అది నా వీక్నెస్.
ఏం మీ ఫాదర్‌కి అలా కాదండి. మీ ఫాదర్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే, ఆహ్, "డాన్స్ వద్దులే అమ్మ పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు." అలా అయితే మీకు కూడా ఎంత పాయింట్ గుర్తుండపోవునది. మా డ్యాడీ‌ని చిన్నప్పుడు నేను అడిగాను వద్దన్నారు. ఆ!
గుర్తుండకపోను పోనీ బతిమలాడుకునేదాన్ని. ఆ లేదు నాన్న ఓకే. ఏదో ఒకటి అడుగుతాను. ఈ టాపిక్ నేను అసలు ఎలా బ్రతిమలాడాలో కూడా అర్థం కాలేదు ఇంక అయిపోయింది ఇంక నాకు ఓపిక అయిపోయింది సర్లే ఈన్ని పంపించరు నన్ను అనే చెప్పేసి నన్ను వదిలేసాను ఇంకా. వదిలేసిన తరువాత అయిపోయింది. నేను ఇంకా బీటెక్ ఇ ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ జ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అడిగాను. ఎళ్తాను ఎళ్తాను ఎళ్తాను అంటే "ఇప్పుడు కాదు ఇప్పుడు ఎగ్జామ్స్." ఆ! ఆ! 5 ఇయర్స్ అడిగానండి. నేను ఎళ్తాను. నేను ఎళ్తాను. నేను ఎళ్తాను. ప్రతి ఇయర్ అడిగేదాన్ని. ఆ! ఇన్ 10థ్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఈ టాపిక్ చెప్పారు 10థ్ అంటే ఎగ్జామ్స్ అన్నారు. నేను సర్లే ఎగ్జామ్స్ వదిలేసాను. ఆహ్, ఇ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే బోర్డ్స్ అన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డ్స్ అన్నారు. పోనీ ఇంజనీరింగ్‌కి వెళ్తాను అంటే అప్పుడు కోవిడ్ వచ్చేసింది.
<giggles> ఓకే. మీరు వదలల్లేదు. కష్టపడ్డారు మళ్ళీ. ఆ! అయ్యో! అయిపోయింది. ఇంజినీరింగ్ ఓకే కోవిడ్ వచ్చింది ఈలోపు. అది కూడా మిమ్మల్ని ఆపేస్తుంది వచ్చి.
కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ ఆ! అది కూడా ఆపేసింది. ఇంక కోవిడ్ నా ఇంజినీరింగ్ ఆహ్, కోవిడ్ అయిపోయేటప్పటికి నా ఇంజినీరింగ్ అయిపోయింది. జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను ఇంకా డిసైడ్ అయిపోయాను. నేను ఎళ్తాను. జస్ట్ డ్యాన్స్ క్లాస్‌కెళ్ళిపోయి ఎతికేసుకుని ఆళ్ళతో మాట్లాడేసి నేను రేపటి నుంచి వస్తానని చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత నేను డ్యాన్స్ క్లాస్‌కెళ్తున్నాను. ఆ! నేను డాన్స్ క్లాస్‌కెళ్తున్నాను. కన్ఫర్మింగ్ ఎల్ ఎళ్తున్నాను. ఎళ్తాను. ఇంతే నేను ఎళ్తాను అని అన్నాను. "ఆయన వద్దు మనకెందుకు ఇయన్నీ మ మన కాస్ట్ వాళ్ళు చేసే పనులు కాదు ఇయన్నీ ఇది వరకు వేరే కాస్ట్ వాళ్ళు చేసారు. మనం ఎందుకు చేయాలి అన్నట్టు అన్నమాట" అన్నారు ఆయన. "నాకు సంబంధం లేదు. ఏదైనా అయిపోండి. నేను మన కాస్ట్‌లోంచి ఎళ్ళిపోతాను బయటికి నేను మాత్రం ఎళ్తాను డాన్స్ క్లాస్జకి. ఏదన్నా చేసుకోండి. మన కాస్ట్‌లోంచి నన్ను బహిష్కరించండి." ఆ! అంటే ఆ ఏజ్‌లో అంటే నాకు తెలియదు. ఈ మాటలన్నీ నేను మాట్లాడలేను. ఇప్పుడు జాబ్
అరెరే! అంటే మీకు ఉందా అప్పటికే ఆ! <chuckles> ఆ! హ్మ్. <laughs> స్ట్రాంగ్‌గా చెప్పారు. మీ, మీ ఆశ. అయినా కానీ అలా కాదండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక 13 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుండి మీరు 23 ఏళ్ళ అమ్మాయి ఒక 10 ఏళ్ళ జర్నీ కూడా మీరు మర్చిపోకుండా దాని మీద అంత ఇష్టం పెంచుకున్నారు అన్నప్పుడే మీరు అర్థం అవ్వాలి. అది మీకు ఎంత‌గా ఇష్టమో.
హ్మ్. ఆ!

అవును. అంటే ఆ గెటప్‌ని అందరూ చాలా గౌరవిస్తారు. ఆహ్, ఒక నిజంగా వ అమ్మవారు వస్తున్నట్టే ఫీలవుతారు. ఆ డాన్సేస్తన్నప్పుడు. ఆయన ఎందుకలా అంటన్నారు, ఆయన మైండ్‌సెట్‌ని ఎట్లా మార్చాలుప్పుడు? ఏదన్న అంటే ఇప్పుడు ఫైనాన్షియల్‌గంటే నేను ఏదో ట్రిప్పు మానేస్తాను. దీనికి కట్టండో లేతే ఏదన్నా ట్యూషన్‌కి వెళ్ళను. నేనుది ఏదోకటి చేసేద ఫైనాన్షియల్‌గా "పోనీ కష్టమవుతుదమ్మా" అంటే అయిపోయింది. నేను ఇన్నాళ్ళడిగాను. ఇంక డ్ ఇంకా బీటెక్ వచ్చేతప్పటికి
అవును. అవును. అవును. అంటే ఇక్కడా ఎలా ఉంటుందంటేనండి... ఎలా ఉంటుందంటేనండి, కొంతమంది ఇప్పుడు మీరు ఇంకోటి గమనించండి. ఒకమ్మాయి చాలా సిగ్గుపడతారండి మామూలుగయితే.
అవును.
ఒక చున్నీ చిన్నది చిన్న కిందక్ కిందకి జరిన వెంటనే వాళ్ళు సర్దేసుకొని, చాలా అసలు సిగ్గంటే ఎలగుంటది అన్నట్టు ఉంటారు లేడీస్ అదే లేడీసు ఒక తల్లయినప్పుడు సిగ్గు చాలా మటుకు పోతుందండి. ఒక వంద మధ్యతే మధ్యలున్న తన త తన పిల్లడినే గమనిస్తది తప్ప, పక్కోలిని గమనించదు. అలాగే పక్క వాళ్ళు కూడా ఎంతమంది మగాళ్ళున్నా ఆ తల్లిని తల్లిలాగా చూస్తారు. ఒక ఆడపిల్లగా ఎవ్వరు చూడరు.
అవును. నిజమే. అవునండి నిజమే.
ఇది మ ఖచ్చితంగానండి. మగాళ్ళు కూడా రాంగ్‌గా చూడరండి ఇవి. చాలా మటుకు మంచి వాళ్ళే ఉంటారు. నైన్టీ నైన్ పర్సెంట్ ఎవడో 1% ఎదవుండచ్చేమో గానీ ఈ లేడీస్‌ని అలా చూస్తారు. బటు భరతనాట్యవనేది స్ క్వైట్ డిఫరెంటు. మీ ఫాదరూ చూసే విధానమేంటంటే అతని తప్పు కాదది. వాళ్ళ ఫాదరు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ కుటుంబంలోని ఒక టైప్ ఆఫ్ మెంట్
చూడను. అవును. అవును. ఆయన కండిషనింగ్ అయినా లేదండి. మా తాత గారు కూడా ఎంకరేజ్ చేసారు.
సరిపోయింది. <laughs>
మా తాతగారు కూడా ఎంకరేజ్ చేసారు. మా నానమ్మ ఎంకరేజ్ చేసింది. మని ఈయనకెక్కడి నుంచొచ్చిందో ఈ ఐడియాలజీ అసలు, నాకు నిజంగా మా అమ్మ అసల మా నా మొత్తం దాంట్లో నన్ను ఈ మాటడిగింది మా నాన్నొక్కరే. అందరూ
అయితే ఏంటి? మీ, మీ ఫ్యామిలీలో మీ ఫాదరే కొంచెం డిఫరెంట్‌గా ఆలోసించారు.
ఆ! డిఫరెంట్. అసలాయన మైండ్‌సెట్టే, డిఫరెంటసల లిటరల్‌గా ఆయన చిన్నప్పడి నించి ఆయనదొక, ఒక రకమైన మెంటాలిటీ నిజంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు మా అత్త, మా అత్తకి నాకే ఈ ప్రాబ్లమ్ మళ్ళీ ఇంకెవరిని మా అమ్మని కూడా ఇలా ఎప్పుడు అలా కంట్రోల్ చేయలేదనమాట. మా అత్ ఆహ్, అంటే ఆయన చెల్లెల్ని, నన్ను. ఆ! ఆయన చెల్లెల్ని నన్నే అనమాట. ఇలా కంట్రోల్ చేసింది. మరి మా అత్త కూడా పాపం బాగా ఇష్టపడి పంజాబీ డ్రెస్ కొనుకుందంట. మా నాన్నోళ్ళు చిన్నప్పుడు, మా అత్త చిన్నప్పుడు.
ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ కంట్రోల్‌లో ఉంది కదా! అయి ఆ! వాళ్ళ టైమ్‌లో అది కొత్త. నార్త్ ఇండియన్ స్టైల్ కొత్తగొచ్చింది మనకి.
ఆ! కొత్త ఎస్ ఆహ్, "పంజాబీ డ్రెస్ యేసుకోవద్దు. యేసుకుంటే లంగావోణీ యేసుకో" అంతే, అంటే ఇప్పటికి మా అత్తెప్పుడు యేసుకోలేదంట, పంజాబీ డ్రెస్.